అవునండి. అలా తెలిసేచరికి మాకు ఇంకేం చేయాలో తెలియదు. మా చేతుల్లో లేదు ఇంకా అప్పుడు. ఏమైంది ఆయన చనిపోయారనమాట.
అవును. నిజం. యాక్చువల్‌గా మనకి క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్‌లో అలాగున్నా కూడా నివారించడానికొస్తుందా?
అవునండి. ఫస్ట్ లెజ్‌లో తెలిస్తే ఆహ్, ఫస్ట్ స్టేజ్‌లో తెలిస్తే ఏమవుతుందంటే నివారించడానికి ఉన్నాయి ఇప్పుడు. ఇప్పుడు ఈ టెక్‌లో ఉన్నాయి, ఈ టెక్నాలజీలో. కానీ థర్డ్ స్టేజ్‌కొచ్చేసరికి అలాంటివి లేవండి ఇంకా. కాబట్టి అప్పుడు మాకు థాట్ సే స్టేజ్‌లో తెలిసేసరికి ఏమైంది మేము ఏం చేయలేకపోయాం ఎంత కాపాడుకుందాం అన్నా సరే. సో ఫ్యూచర్‌లో అవును.
హుహు. ఓకే. ఆ! ఇప్పుడు క్యాన్సర్‌కి కూడా కీమోథెరపీ అలాగా ఉన్నాయనుకుంటాను కదా?
నేను ఆ! అంటే మాది జరిగింది ఇది 2018లో అండి. అలా. సో అప్పుడు అలాంటివి లేవన్నమాట ఫస్ట్‌లో. అంటే ఫస్ట్‌ స్టేజ్‌కున్నాయండి మళ్ళీ. కానీ థర్డ్ స్టేజ్‌కొచ్చాంగానే ఎన్ని హాస్పిటల్ తిరిగినా కూడా లేకపోయే అప్పుడు.
ఓకే. ఆహా! హ్మ్. హుహు. హ్మ్.
అయితే ఇప్పుడు మనకు ఫ్యూచర్‌లో ఏంటంటే, ఏఐ వల్ల ఏమవుతుందంటే మనకి ముందే తెలుస్తుంది అవకాశం ఉందా? లేదా? మీకు వస్తుందా జీన్స్ ద్వారా తెలుసుకోవచ్చు. అవును.
ఏ అవును. ఆహ్, ఆ వచ్చే వ్యాధి ఏదైతే ఉందో దాని మీద. అవును.
అవును. చాలా రోబోటిక్స్ కూడా వచ్చాయి ఈ సారి. ఏంటంటే మళ్ళీ మనం ఇంట్లోనే చెక్ చేసుకునేలాగా డయాబెటిక్స్ ఇప్పుడు చాలా మంది ఇంట్లోనే చెక్ చేసుకుంటారు కదండీ. అవును.
ఉహూ! అవును. ఇంట్లోనే చెక్ చేసుకుంటారు. ఆ! అవును. ఆ స్ట్రిప్స్ తోటి, ఆ! జీఆర్‌బీఎస్ అంటాము దాన్ని.
అవునవును. సో అలాంటివొచ్చాయి కాబట్టి ఇంకా ఇంకా చాలా వరకు ఏమవుతుందంటే, మనం ఇంగా హాస్పిటల్‌కి వెళ్ళి, చూయించుకోవాల్సిన అవసరం రాదు. మనమే ఇంట్లో చెక్ చేసుకోవచ్చు లేదా ఎమర్జెన్సీ అయితేనే వెళ్ళేటట్టు. అలా చాలా వరకున్నాయండి మళ్ళీ.
హ్మ్. హ్మ్.

ఆ! చాలా. ఏమయితుందంటే, ఇప్పుడు వాళ్ళకిలా క్యాన్సరొచ్చింది అనేసరికి, అవునా! అన్నట్టు ఇంక సర్ప్రైజ్‌గా అనిపియట్లేదు. ఎందుకంటే, ఇప్పుడలా ఉందనమాట కాలం. దాని వల్లా ఇప్పుడు ఆరోగ్యంలో చాలా అవుతున్నాయి గాబట్టి, చాలా వరకు టెక్నాలజీ గూడా, చాలా చేంజొచ్చిందండి ఇప్పుడు గూడా. అప్పుడేంటంటే, ఏదన్నా చెయ్యాలంటే డైరెక్ట్ మనం ఫస్ట్ అపాయింట్‌మెంట్ దీసుకోవాలి. అది కూడా ఒక వారం రోజులు పట్టేదన్నమాట అప్పట్లో. మళ్ళీ ఏందంటే, మేము నాకు చాలా గుర్తుందేంటంటే, మా తాతయ్యాకి కొంచం బాగుండదండి, హార్ట్ ప్రాబ్లమెక్కువ అన్నమాట. అప్పుడప్పుడు ఫిట్సనేది అట్లొస్తది కదా! అలా ఒచ్చేది. అయితే, నా చిన్నప్పుడేమయ్యేదంటే, డాక్టర్ దగ్గరికెళ్ళాలి కదా మనం. అలా యెళ్ళాలంటే, ఫస్ట్ మా నాన్నగారు ఎవరైనెళ్లి, అక్కడ అపాయింట్‌మెంట్ తీసుకోవాలి. అది కూడా వాళ్ళు వారం రోజుల తర్వాత అలా రమ్మనేవాళ్ళు. అలా ఉండేదన్నమాట. సో, అప్పుడు చాలా ఇబ్బందయ్యేది మాకు కూడా తెక్ అలా ఉండేసరికి. ఏంటంటే, అప్పుడూ ఎక్కువ ఫోన్స్ కూడా యూస్ చేసేవాళ్ళం కాదు కదా! కాబట్టి, చాలా వరకు ఇబ్బందుండేది. ఇప్పుడు టెక్నాలజీ ఎలా పెరిగిందంటే, ఆ హాస్పిటల్ కాకపోతే ఇంకో హాస్పిటల్, చాలా ఒచ్చేశాయి. మళ్ళీ ఫోన్సొచ్చేశాయి. ఫోన్‌లోనే మాట్లాడి హ్మ్.
హ్మ్. హ్మ్, హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. ఓకే. అవును. అవును. అవును. మనకి ఇప్పుడు ఫోన్‌లలో గూడా మనకి కన్సల్టేషన్ తీసుకునే అవకాశముంటుందండి. హ్మ్.
అవును. వెంటనే ఏదైనా అయినా కూడా, ఎమర్జెన్సీ అయినా కూడా, మనం ఫోన్‌లో మాట్లాడి తొందర వెళ్ళొచ్చు. మళ్ళీ ఇంకా బ్లడ్ టెస్టులు చేయించి, మనం ఆన్‌లైన్‌లోనే చూపిస్తూ, మీకేమైంది అని వాళ్ళు డైరెక్ట్ చెప్పేస్తున్నారనమాట దాంట్లోనే చూసి. మనం ఇంక ట్రావెలింగ్‌కు, అలా కూడా వెళ్ళనవసరం లేకపోతుందన్నమాట
ఓకే. హ్మ్. హ్మ్. గానీ మనకి కొన్ని క్రిటికేషన్ క్రిటికల్ సిచ్యువేషన్‌లో వెళ్ళాల్సిందే గదా! తప్పదు ఇంక.
అవునండి. చాలా వరకు వెళ్ళాల్సిందే. కానీ, అప్పటికి ఇప్పుడు పోల్చుకుంటే ఏంటంటే, మనకిప్పుడు టెక్నాలజీ చేంజయింది కాబట్టి, వెహికల్స్ కూడా చాలా వరకొచ్చాయి. దాని వల్ల మనం వెంటనే వెళ్ళాల్సి అని ఒచ్చినా కూడా చాలా వరకు మనకలాంటియేం లేవన్నమాట. అప్పట్లో ఎలా ఉండేదంటే, ఇంకా వెళ్ళాలంటేనే రోడ్లు బాగాలేకపోవడం. ఇంకా అవును. ఆంబులెన్స్‌కు కాల్ చేసినా కూడా, చాలా వరకు రాకపోయేదప్పుడన్నమాట. అలా ఉండేదన్నమాట. ఆ! అలా ఉండేసరికి ఇప్పుడు ప్రెగ్నెన్సీ అట్లా ఉన్నా కూడా, చాలామంది నేను చూసాను మా ఊళ్ళోనే, చాలామంది వరకు చనిపోడం అలాంటియి చాలా జరిగాయండి మా ఊళ్ళో.
హ్మ్. హ్మ్. హ్మ్. రోడ్లు బాగా లేకపోడం. అవును. హ్మ్. అవును. తక్కువ అసలు. హ్మ్. హ్మ్. హ్మ్. హుహు.
ఇప్పుడేమైందంటే, ముఖ్యంగా పల్లెటూర్ల సైడయితే, చాలా వరకు ఇలాంటి రోడ్లు బాగుచెయడం, లేకపోతే ఇలా ట్ ఫోన్సొచ్చాయి కాబట్టి, వెంటనే కన్సల్ట్ కావడం, లేకపోతే ఏమైనా డెలివరీ ఉన్నప్పుడే వారం రోజుల ముందే వెళ్ళడం అలాంటియి జరుగుతున్నాయి
హ్మ్, హ్మ్. హ్మ్.